చాపకో ఆహ్, చాపక్ లోపల కోడి గుడ్లుంటాయా? ఓహ్! అదే ఆ గుడ్లని
చేప గుడ్లు హ్మ్, కోడి గుడ్లు గాదు. చేప గుడ్డు. హ్మ్. చేపకి గుడ్డుంటాయి గదా! మరి పిల్లలు ఎక్కడ నుంచి వస్తాయనుకుంటున్నారు.
ఆ! అదే, అదే. ఆ గుడ్లని మళ్ళీ నీళ్ళలోకేసి అవి మళ్ళీ చేపలయితాయా?
ఆ! అంతే. ఆహ్, అంటే చేపల్లో లోపలికి వెయ్యరు. అవి పిల్లలు గూడా లోపలే తయారవుతాయనమాట.
ఆ! అదే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చేపని కోస్తారు కదా! కోస్తే అందులో గుడ్లుంటాయి అన్నారు గదా! ఆ గుడ్లను మీరు మంచిగా నీళ్ళే నీళ్ళలేకేస్తే <sniffs> అది ఆటోమేటిక్‌గా చేపయితదా? హుహు.
అంతేనా? ఆ! అవునవును. హ్మ్. హ్మ్. అవును, అవును, అవును. లేదు, లేదు. ఇంకట్లా అవ్వదు. లేదు, లేదు ఆల్రెడీ తల్లి చనిపోయింది. కాబట్టి ఆటోమేటిక్‌గా లోపలున్న సిస్టమంతా ఆఫయిపోయింది. ఇప్పుడు మన మన సిట్యుయేషన్ గూడా అంతే గదా! మనకేదన్నా జరిగిందనుకోండి, మన లోపల ఏమన్నా ఉంటే గనుక ఇంక అంతే గదా!
చనిపోద్దా. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. వాస్తవం. వాస్తవం. మరీ ఆహ్, చేపల్లో ముళ్ళు గిల్లు అని అంటారు. అంటే ముల్లులుంటాయి అంటారు గదా! మరి కట్ చేసేతప్పుడు కుచ్చుకోవా మనకి?
సో, అవి గూడా అంతే అనమాట. హ్మ్. చెప్పండి. హ్మ్. అవును. ఆ! కట్ చేసేటప్పుడు కంపల్సరీగా అండి చేతులకైతే ఫుల్లుగా గుచ్చుకుంటాయి, మనకు రుద్దేటప్పుడు గానివ్వండి, కట్ చేసేటప్పుడు కంపల్సరీగా గుచ్చుకుంటాయి. కానీ, చిన్నగా జాగ్రత్తగా మనం చూసి కట్ చేసుకోవాలి, చూసి రుద్దాలి. ముందు క్లేన్ జె క్లీన్ జేసేటప్పుడైతే మరీ ముఖ్యంగా చూసుకొని రుద్దుకోవాలనమాట, అన్నీ ప్రతి ఒక్కటి. హ్మ్. లోపల ఒక బ్లాక్ కలర్‌లో ఆ! చెప్పండి.
హ్మ్. ఓకే. హ్మ్. చేను, హుహు. చేపల్లో కూడా ఆహా! హ్మ్. చేపల్లో కూడా రకరకాలుంటాయి కదా! సో, ఏ రకం చేపని మీరెక్కువ తినడానికి ఇష్టపడేవారు? అంటే మీ అమ్మగారు ఎక్కువ చేసేవారు స్పెషల్‌గా.
చెప్పండి. హ్మ్. హ్మ్. అవును. అంటే నాకైతే సీ అవును, అవునవును. శీలావతి అని చెప్పేసి ఒక చాప ఉంటదనమాట. శీలావతి. <chuckles> అంటే తెలీదు. దాని పేరయితే అదే మరి. నాకు తెలిసయితే. అంటే మా డ్యాడీ అలాగే బీడ్ పిలుస్తాడనమాట. దాన్ని శీలావతి అని జెప్పి. సో, మాకు గూడా అట్లా అలవాటయిపోయింది, శీలావతి శీలావతని. అందుకే శీలావతని చెప్పాను. అది చూడ్డానికండి ఆహ్, మనకి మీకు బంగా బొచ్చ తెలుసా బొచ్చ? బొచ్చ చేప.
షీలావతా అంటే అమ్మాయి చేపనా? ఆహా! ఆహ! ఎట్లా ఉంటాది అది చూడ్డానికి? బొచ్చంటే?